ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో ఒత్తిడి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఇది సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ కానివ్వండి, ఏదో ఒకటి ఫీల్డ్ ఉద్యోగం చేసే వాళ్ళకి, అక్కడి నుంచొచ్చే వర్క్ ప్రెజర్ నుంచి ఒత్తిడి ఉంటుంది, స్కూలు పిల్లలకేమో హోంవర్క్ చేయాలి. అది ఇది అని చెప్పి అక్కడి నుంచే ఒత్తిడుంటుంది, ఇంక మెయిన్‌గా ఈ బీటెక్ వాళ్ళని చూసుకుంటే ఆ వన్ డే బ్యాటింగ్ అని చెప్పి అసైన్‌మెంట్సు, ప్రాజెక్ట్సు వీటి నుంచి ఒత్తిడి ఉంటుంది. అంటే ప్రతి ఒక్కలికి యేదో ఒక పనిలో ఒత్తిడి అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో, ఈ ఒత్తిడిని ఎలా గుర్తించాలి? దాన్ని గుర్తించాక అసలు ఎలా హ్యాండిల్ చేసుకోవాలి?
హ్మ్. అవును. హ్మ్. అవును. నిజంగానే. నిజంగానే. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అవును. అంటే ఇప్పుడు మీరన్నట్టు ఆహ్, నేను కూడా ఒక స్టూడెంట్ అన్నమాట. సో, నాకు ఒత్తిడి ఎలా అంటే స్టూడెంట్ కమ్ నేను వర్కర్‌ని అనమాట. నేను స్టూడెంట్‌గా ఉంటూ ఆహ్, వర్కింగ్ అనేది చేస్తున్నాను. సో, నాకు ఒత్తిడెలాగా ఉంటుంది అంటే నేను డ్యూటీ చేసొస్తాను. డ్యూటీ పరంగా నేనొక అంటే నేనొక <smacks lips> ఒక సైట్‌లో నేను వర్క్ అనేది చేస్తూ ఉన్నాను. సో, అక్కడ నుంచి నా వర్క్ కంప్లీట్ అయ్యగా అంటే హోటల్‌లో నేను ఒక రిసెప్షనిస్ట్‌ని. సో, అక్కడ నాకు వర్క్ అవ్వగానే సో, నేనింటికొచ్చేటప్పుడు నాకొక 64 కిలోమీటర్స్ అరౌండ్ 70 అట్లా ఒక ట్రావెల్ అనేది చేయ్యాలి నేను. అక్కడ నేను అంత వర్క్ చేసి ఆ‌!
ఓకే. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. అంటే మరి మీరు కాలేజ్ స్టూడెంట్ అన్నారు కదా! మరి కాలేజ్‌ది ఎలా వెళ్తారు?
అంటే నేను ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆహ్, దాన్నేమంటారండి మనకి డబ్బులు కట్టేసేసి ఆ! అది కట్టేసుకుంటూ ఉంటారు గదా! సో, అది కట్టేసుకుంటున్నాను నేనైతే ప్రెజెంటు. సో, ఇంట్లో కొన్ని సిట్యుయేషన్స్, ఫైనాన్షియల్ పరంగా కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల నేనైతే జాబ్‌లో జాయిన్ అయ్యాను అన్నమాట. సో, నా ఒత్తిడెలా ఉంటుంది అంటే, అంటే ప్రెజర్ అనమాట, అక్కడ రిసెస్ రిసెప్షనిస్ట్‌గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఒస్తూ ఉంటారు గదా! వాళ్ళ డౌట్స్ అన్నీ క్లియర్ చేయాలి మనం. వాళ్ళ డౌట్సే కాకుండా కంప్లీట్‌గా నిలబడి వర్క్ అనేది చేయాలి. సో, కాళ్ళనేవి లాగేస్తూ ఉంటాయి. కాసేపు కూర్చోడానికి ఉండదు. జస్ట్ ఆ! అవును. జస్ట్ నేను ఫుడ్డు తిన్ హ్మ్. హ్మ్.
డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తున్నారా? ఓకే. ఓకే. ఓకే అండి. అవును. అవును. వామ్మో! హ్మ్. ఘోరం అండి అసలు. హ్మ్. ఎలా చేయగలుగుతారో గానీ వాళ్ళు నుంచొని అంతసేపు అంటే వచ్చిన ప్రతి ఒక్కల్ని పలకరిస్తూ నించొని డౌట్స్ క్లారిఫై చేసి మళ్ళీ యేది లేకపోయినా సరే రిసెప్షనిస్ట్ అని కిందకే వస్తారు ఎంత నరకం అనుకుం అనుకుంటా. కానీ మీరు
<giggles> హ్మ్. అవును. హ్మ్. అసలు మామూలు అందులోనూ అవును. అందులోనూ సారీతో ఉండే మళ్ళీ. సారీ క్యారీ చేసుకుంటూ నాదేమో చిన్న వయసు అనమాట. నాకు అంత సారీ నాకు ఎందుకో నచ్చదు. సారీస్ అంటేనే నాకు యాక్చువల్‌గా నచ్చదసల. సో, జాబ్ పరంగా తప్పదింకా జాబ్ పరంగా కట్టుకోవాలి. పైన ఒక ముడి పెట్టుకోవాలి. ఆ! హ్మ్. ముడి పెట్టుకోవాలి, ట్యాగ్ అనేది తగిలించుకోవాలి, సో, కంప్లీట్‌గా అంటే కొంచెం మేకప్‌లాగా ఆహ్, అంటే మనం సింపుల్‌గానే ఉంటాం. కానీ ఆ సింపుల్‌లో కూడా వాళ్ళు మేకప్ అనేది కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ మన దగ్గరికే కదా వచ్చేది! ఒక రిసెప్షనిస్ట్ దగ్గరికే కదా! ఎవరైనా వచ్చేది డీటెయిల్స్ అడగడానికి. సో, ఆ పర్సన్ అనేవాళ్ళు వాళ్ళకి నీట్‌గా, కొంచెం అందంగా, కొంచెం హైట్‌గా, వైట్‌గా కనిపించాలనమాట వాళ్ళకి.
హ్మ్. ఇంక అవును. ఓకే. ఓకే. తప్పని పరిస్థితులో ఏం చేయలేం కదా! హ్మ్. మరి ఎలా? హ్మ్. అవును. ఖచ్చితంగా. అవును. అవును. అవును. హ్మ్.
హ్మ్. సో, అలాంటి వాళ్ళని మాత్రమే మీరు ఎప్పుడైనా రిసెప్షనిస్ట్‌ని చూడండి. అలాగే ఉంటారు మాక్సిమమ్.
కచ్చితంగా అవును. అంటే, ఇక నచ్చినా నచ్చకపోయినా సరే, అక్కడున్న రూల్సు ఫాలో అవ్వాలి తప్పని పరిస్థితది.
అంటే పెద్ద పెద్ద హోటల్స్‌లో కానివ్వండి. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. తప్పకు తప్పదు అసలా. అంటే ఆహ్, ఆహ్, బరస్ట్ అయిపోతా ఆహ్, అయిపోదామనుకుంటానండి కొన్నిసార్లు. అంటే కస్టమర్స్ వచ్చేసేసి ఇట్లా మాకు రూమ్సు అంటే నేనొక పెద్ద హోటల్‌లో పనిచేస్తున్నానఅన్నమాట. సో, వచ్చేస్తారు. నాకు, "ఈ రూమ్ ఖాళీగా ఉంది" అని చెప్తే, నాకు ఆ రూమ్ కంఫర్ట్‌గా ఉండట్లేదు. మాకు వేరే రూమ్ ఇవ్వమని అడుగుతారు. సో, ఆహ్, ఆ రూమ్ ఖాళీ లేదండి. ఇది ఈ రూమే ఖాళీ ఉంది. తీసుకోమంటే, "చెప్తున్నాను కదా! రూమ్ ఖాళీ చేపిచ్చేయండి" అంటారు. ఆల్రెడీ ఉన్న వాళ్ళని ఎలా ఖాళీ చేపిస్తాను చెప్పండి?
హ్మ్. హ్మ్. ఓకే. అవును. అవును. అంటే కొంచెం కామన్‌సెన్స్ లేకుండా మాట్లాడుతూ ఉంటారు <chuckles> ఆ! అలా చెప్పాలంటే. మనకి ఉన్న కోపం ఏమో డైరెక్ట్‌గా చూపియలేము వాళ్ళ మీదకి మనము, డైరెక్ట్‌గా అరిస్తే ఉద్యోగం ఎక్కడ
హ్మ్. అంతే కదా! ఆహ్, మళ్ళి కాల్ చేసి అవును. ఆ! మళ్ళి నవ్వు నవ్వుతూ మాట్లాడాలి. ఎంత కోపం వచ్చినా ఇదొకటండసలా. ఎంత కోపం వచ్చిన వాళ్ళతో నవ్వుతూనే మాట్లాడాలి. ఎంత కో నాకైతే ఫుల్లు కోపమొస్తదసల. అంటే మాటనేద్దాము అంటే, ఓకే, వద్దు ఇది జాబు. మనం మాట్లాడకూడదు. మనం మాట్లాడితే మళ్ళీ నా జాబే పోయిద్ది కదా! హ్మ్. మళ్లీ నా జాబే పోయిద్ది అని చెప్పేసేసి నేను కామ్‌గా ఉండి, సారీ అండి. ఇట్లా మీకు రూమ్ అయితే ఖాళీగా లేదు. మీకు డెఫినిట్‌లీ ఇంకొక రూమ్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము. సో, ఇందులో ఈ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. మీరొకసారి చెక్ చేసుకోండి, అని చెప్పేసి కొంచెం స్మూత్‌గా చెప్పాలి వాళ్ళకి. అట్లా స్మూత్‌గా చెప్తే వాళ్ళు కన్ కన్విన్స్ అయితే గనుక అవుతారు. లేదంటే గనుక లేదు. అది చెప్పడం వరకు భాధ్యత. హ్మ్.
హ్మ్. అవును. మనం ఏమి చేయలేని పరిస్థితది. అవును. అవును. నిజంగానే. కొంతమందైతే అలానే చేస్తారు. మూర్ఖంగా ఎంత స్మూత్‌గా చెప్పినా, ఎంత మంచిగా చెప్పినా సరే, "ఎందుకు ఇనాలి? మాకదే కావాలి" అని చెప్పి రిటర్న్ అడగటం గాని, లేకపోతే వాళ్లెలా అంటే ఒక పేషెన్స్‌ని చాలా టెస్ట్ చేస్తారన్నమాట ఎదుటి వాళ్ళది.
హ్మ్. అవును. హ్మ్. అవును. నిజంగానే. నిజంగానే అండి. పేషెన్స్ ల అండ్ ఆ రిసెప్షనిస్ట్‌గా చేసే పర్సన్స్ అందరికి పేషెన్స్ అనేది 100 ఉండాలి.
నిజంగా. తప్పకుండా.
మనం ఎక్కడ చిన్న తప్పు చేసినా సరే ఏంటంటే ఇప్పుడు ఫైనాన్షియల్‌గా నేను జాయిన్ అయ్యా. అవునా? ఫైనాన్షియల్ పర్పస్‌గా నేను జాయిన్ అయ్యాను. సో, నేను కంపల్సరీగా అది నాకు ఇంత హార్డున్నా లేదంటే వాళ్ళు నన్ను ఇంత కించపరుస్తున్నా, వాళ్ళు నన్ను తిడుతున్నా కంపల్సరీగా నేను వర్క్ అనేది చేయాలి. నాకు సాలరీ ఇస్తున్నారు కాబట్టి. హ్మ్‌. ఇంకొకటేంటో తెలుసా అండి. ఇప్పుడు రూమ్సు తీసుకున్న తర్వాత కాల్ చేస్తారు కదా! కాల్ జేసి ఇట్లా, "నాకు ఫుడ్ కావాలి" అని చెప్పేసేసి ఆర్డర్ తీసుకుంటారు. ఇట్లా కాల్ జేసి నాకు ఈ రూమ్ నంబర్ వన్ అనుకోండి, "ఈ రూమ్ నంబర్ వన్‌లోకి నాకు ఇట్లా నాన్ వెజ్‌లో నాకు ఈ ఐటెమ్ కావాలి. అండ్ బటర్ నాన్ కావాలి". ఇట్లా ఇవి కావాలి, ఇవి కావాలి అని జెప్పేసేసి ఒక లిస్ట్ అనేది తీసుకుంటారు వాళ్ళు. తీసుకున్న తర్వాత అవన్నీ నేను వేరే పర్సన్‌కి చెప్పాలి.
ఓకే. హ్మ్. హ్మ్. తప్పదు. వర్క్ అనేది చెయ్యాలి. అవును. అవును. అవును. హ్మ్. అవును. ఓకే. అవును. మీరు వేరే వాళ్ళకి అన్ ఆహ్, తెలియజేస్తే వాళ్ళెల్లి తీసుకొని వెళ్తారు ఆ ఫుడ్డు.
వేరే పర్సన్‌కి చెప్పి హ్మ్. వేరే పర్సన్‌కి చెప్పి ఇట్లా, ఈ పర్సన్‌కి ఈ ఫుడ్ ఆర్డర్ చేసారు. సో, మీరు మీ మీరు వెంటనే రెడీ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్‌లో తీసుకెళ్ళాలి, అని చెప్పేసి చెప్తాను నేను లిస్ట్‌ని. చెప్పిన తరువాత వాళ్ళు తీసుకెళ్తారండి. తీసుకెళ్ళినప్పుడు డోర్ ఓపె డోరసలు ఓపెన్ చేయరు మెయిన్‌గా.
ఓకే. హ్మ్. అవును. ఎన్ని సార్లు కొట్టినా అలానే ఉంటారా?
హ్మ్. ఆ! ఓపెన్ చేయరు. కొన్ని కొంతమంది ఏంటంటే మంచిగానే ఓపెన్ చేస్తారు. కానీ కొంతమంది ఓపెన్ చేయరు. మళ్ళీ కాల్ చేసి ఆహ్, ఇట్లా పర్సన్ ఒచ్చాడు. మీ ఫుడ్ రెడీగా ఉంది సర్, డోర్ ఓపెన్ చేయండి అంటే, అంటే ఇంత సేపా? మేం చెప్పి ఎంత సేపయింది? హాఫ్ అన్ అవర్‌కె. ఆహ్, అంటే మేము చెప్తాం. ఇట్లా మరి టైం పట్టిద్ది సర్. మరి హాఫ్ అన్ అవర్ కని ఎక్కువే టైమ్ పట్టిద్ది. కానీ అయినా సరే మీరిట్లా హ్మ్. అవును.
హ్మ్. ప్రిపేర్ చేయాలి, తీసుకురావాలి అక్కడికి. అది ఇంత ఈసీ పని అనుకున్నట్టు చేస్తారు వాళ్ళు.
అట్లా కోప్పడతారు. కోప్పడిన సరే. మనమక్కడ మళ్ళీ పాజిటివ్‌గానే రియాక్ట్ అయ్యి సారీ సార్ మమ్మల్ని క్షమించండి. ఆహ్, ఇంకోసారి ఇల్ ఇటువంటి తప్పు జరగకుండా చూసుకుంటాము. సో, ఇదొక్కసారి మమ్మల్ని మన్నించి ఫుడ్ అనేది మీరు తీసుకోండి అని చెప్పేసేసి. వాళ్ళని కన్విన్స్ చేసి, మళ్ళ ఆ ఫుడ్ వాళ్ళకి ఇప్పచెప్పాలి. లేదంటే గనుగ ఆ బిల్ అనేది మా అకౌంట్లో గానీ, లేదంటే ఎ ఎవరైతే వండారో ఆ పర్సన్ అకౌంట్లో గానీ పడుతుంది.
హ్మ్. అవును. అయ్యో! మరి ఇంత స్ట్రెస్‌ని ఇంత పేషెన్స్‌ని హ్యాండిల్ చేసి అంటే ఎంత స్ట్రెస్‌గ అనిపించిందంటే మన లోపల ఏమో కోపంతో రగిలిపోతూ ఉంటాము. కానీ బయటకి నవ్వుతా మాట్లాడాలి. దీనికంటే పెద్ద ఒత్తిడి ఏది ఉండదు. అసలు దీన్ని ఎలా హ్యాండిల్ చేసి ఇంకా ఎలా ముందుకి వర్కనేది కొనసాగిస్తున్నారు మీరు?
హ్మ్. హ్మ్. అవును. నిజంగానే. ఏం లేదండి. ఉన్న లైఫ్ ఏంటంటే ఉన్నది ఒక్క లైఫ్. అవునా? సో, అది మంచే గానివ్వండి, చెడే గానివ్వండి. నాకు ఫైనాన్షియల్‌గా ఇబ్బందిగా ఉంది. ఆహ్, ఉత్ ఇబ్బందిగా ఉంది కాబట్టి నేనైతే వర్క్ చేయాలి అని డిసైడ్ చేసుకున్న, చేస్తున్న ఇప్పుడు. ఇప్పుడు చేస్తున్నప్పుడు అందులో ఓన్లీ నెగెటివ్‌ని చూడకూడదు గదా! మనం. పాజిటివ్‌ని గూడా చూడాలి. ఒత్తిడి కంపల్సరీగా ఉంటుంది. ఒక జాబ్‌లో జాయిన్ అయిన తరువాత అది ఎటువంటి పర్సన్‌కీ అయిన ఒత్తిడనేది ఉంటుంది. అది తప్పదు మనకి. కంపల్సరీగా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని అదిగ అధిగమించాలంటే గనుక మనం జస్ట్ ఆ డ్యూటీ అవ్వగానే ఇంక ఒదిలేసేయాలి అక్కడితో, ఒదిలేసేయాలి.
అవును. కచ్చితంగా. అవును. అవును. ఖచ్చితంగా. అవును. అవును. అంటే ఇలా అంటూ ఉంటారు కదా! వర్క్ ఎక్ అహ్, ఇప్పుడు వర్క్ ఏ ఏ ఏ టైమ్‌లో అయితే వర్క్ చేయాలో ఆ టైమ్‌లో వర్క్ చేయాలి. దాని తర్వాత వర్క్ గురించి అసలు ఆలోచెయకూడదు, ఒదిలేసేయాలి అన్నట్టు అంటారు కదా! అంత అంతేనా?
హ్మ్. హ్మ్. హ్మ్, ఆ! అదే గదా! నేను అదే చెప్తున్నాను. అది చేసేటప్పుడు ఒదిలేసేయాలి. ఒదిలేసేసి ఫ్రీగా, ఫ్రీ బడ్‌గ బర్డ్‌గ ఆహ్, ని, <smacks lips> నీ డెస్టినేషన్‌కి నువ్వు రీచ్ అవ్వు ముందు. రీచ్ అయిన తరువాత నువ్వు ఫ్రెష్ అయిపోయి ఒక ముద్ద అన్నం తినేసేసి మీ ఫ్యామిలీ వాళ్ళతో గడిపితే ఒకే నెక్స్ట్ సంగతి నెక్స్ట్ డే, నెక్స్ట్ సంగతి తరువాత చూసుకుందాం. ప్రెజెంట్ అయితే ఇప్పుడు ప్ర హ్యాపీ గానే ఉంది గదా! నైటు. హ్మ్. హ్మ్.
అవును. మరి ఇప్పుడు నువ్వు చెప్పావు కదా! ఒదిలేసేయాలి. అక్కడ వర్క్ స్ట్రెస్ అని కొంతమంది ఏంటంటే దాన్నే పట్టుకొని లాగుతూ ఉంటారు. అదే ఆలోచిచుకుంటూ అలా జరిగింది. ఇలా జరిగింది. అని చెప్పి. అంత ఈజీగా వదిలేయరు అనమాట విషయాన్ని అక్కడతో ఆలోచించుకొని. డ్రాగ్ చేసుకొని. ఇంటికి వచ్చాక కూడా అదే ఆలోచించుకొని. అదే కోపంలో ఇంట్లో వాళ్ళ మీద అరుస్తూ, అదే కోపాన్ని చూపిచ్చి, మరి ఇలాంటి వాళ్ళకి అసలు ఎలా చేస్తే బెస్ట్ అంటారు?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. హ్మ్. హుహు. నిజంగానే. నిజంగానే. అంటే పాపం కొంతమందుంటారండి అలాంటి పర్సన్స్. అంటే బయటకి రాలేరనమాట. వాళ్ళకి జరిగింది బయటకి రాలేరు. హ్మ్. వాళ్ళొక ఇంట్రోవర్ట్స్ అన్నమాట. హ్మ్. చెప్పుకోలేరు. ఒకళ్ళకి ఒక పర్సన్‌కి చెప్పుకోలేరు. ఆహ్, ఎందుకన్నారు? నేనేమి చేయలేదు కదా! అయినా సరే, నన్నెందుకు తిడతున్నారు? అనొక థాటు, ఆహ్, వాళ్ళకి మైండ్‌లో ఎక్కువగా ఉండిపోతుందనమాట. సో, దాని వల్ల ఏంటంటే ఆహ్, <smacks lips> నిజంగానే వాళ్ళు బాగా డిప్రెషన్‌లోకి ఎళ్ళడము ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. అవి కామన్. కానీ, తప్పదు కదా కొన్ని సార్లు. ఇంకా వాళ్ళు కూడా ఏంటంటే ఇంటికెళ్ళిపొన్ ఇంటికెళ్ళిపోయిన తర్వాత నార్మల్ అవుతారండి. సో, మా ఫ్రెండ్స్‌లో కూడా ఇలాంటి పర్సన్ ఉన్నారు ఒక ఆవిడ. అ ఎవరైనా ఏదైనా తిడితే అసలు కళ్ళమ్మట నీళ్లొచ్చేస్తాయన్నమాట ఆవిడకి.
అవును. నిజంగా. హ్మ్. అవును. అవునండి. నిజంగా. అవును. హ్మ్. అవును. హ్మ్. ఓకే. ఆ! ఇంక వాళ్లేంటంటే తీసుకోలేరు. ఎవ్వరు ఏమన్నా తీసుకోలేరు. "ఏం తప్పు చేయలేదు కదా! అయినా ఎందుకంటున్నారు!" అన్న ఒక ఆలోచనలో ఉండిపోతారు.
ఏదైనా ఒక చిన్న మాటన్నా హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. కానీ, నేనేంటంటే నాకు తప్పదు గాబట్టి నేను జాబ్ చేస్తున్న. కానీ, ఆ అక్క ఏంటంటే ఆహ్, తనకి హ్మ్, ఆహ్, ఒక ఫ్రీ అంటే <smacks lips> ఇంట్లో ఉండి బోర్ కొట్టి కొట్టి అట్లా జాబ్ చేసుకునే పర్సన్ తను.
అవును. ఓకే. హ్మ్.
నాకు తప్పదు కాబట్టి నేను చేస్తున్న. ఎన్నైసర్ ఎన్నైనా సరే నేను భరించాలి. నేను ముందుకు నడుచుకుంటూ ఎళ్ళిపోవాలి. ఎంత ఒత్తిడున్నా సరే, దాన్ని తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి.
అవును. హ్మ్. ఇంకా అసలు అంటే ఎల్ ఎలాంటి ఆప్షన్ లేదు. మీకు ఇంట్లో ఒక సపోర్ట్ కోసం మీరందులోకి వెళ్లారు. సో, అక్కడ మీరు వాళ్ళు ఏమన్నా సరే నిన్ను ఇంకా నవ్వుతూనే వర్క్ చేయాలి తప్పదు మీకు.
హ్మ్. హ్మ్. అవును. నవ్ నాకు నవ్వుతూనే వర్క్ చేయాలండి. తప్పదింకా నాకు. ఎందుకు అంటే ఇంక నాకు ఆప్షన్ లేదు కదా! నేను వేరే సైట్‌కి వెళ్ళినా సరే అక్కడ నాకు ఇక్కడ నాకు సాలరీ 35,000 ఇస్తున్నారండి. సో, వేరే దగ్గరికెళ్తే అంత ఇస్తారని చెప్పి నాకు గ్యారంటీ ఉండదు కదా!
అవును. హ్మ్. అవును. అంటే ఇప్పుడు ఇ మంచి సాలరీ వస్తుంది. సో, ఇక తప్పదు. మీరు వర్క్ చేయ్యాలి.
హ్మ్. హ్మ్. అవును. ఇంకొకటేంటంటే నేను వర్క్ చేసే ప్లేసు చాలా సెక్యూరిటీగా ఉంటుంది. మెయిన్ రీజన్ అదే నేను జాయిన్ అవ్వడానికి. అంటే అదొక మంచి హోటల్ అండి. ఒక ఫైవ్ స్టార్ హోటల్ అది. అందరూ పెద్ద పెద్ద బిజినెస్ మాన్స్ రావడం ఇదే జరుగుతుంది. సో, బిజినెస్ మాన్స్. ఆ! అండ్ బిజినెస్ మాన్సే ఎక్కువ ఉంటారు. అండ్ టిప్స్ కూడా ఎక్కువ ఇస్తూ ఉంటారు అన్నమాట. ఈ 35000 కాకుండా పైన ఆహ్, ఒక 10% ఎక్స్ ఎక్స్ట్రా ఒక 20% ఎక్స్ట్రానే వచ్చిద్ది మాకు. పైనిం ఇంక్ పైన వాటికి. హ్మ్. హ్మ్. ఎక్కువనే వస్తాయి. బానే వస్తాయి. అవే ఒక 15000 నుంచి 20000 ఉంటాయి అన్నమాట మాక్సిమం.
అవును. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. అంటే టిప్స్ ఇవ్వడం అలా అలాంటివా? ఓకే. అంటే ఇంత స్ట్రెస్‌లో అయినా సరే, మీరింకా నవ్వుతూ, నవ్వుతూ వర్క్ చేయటం వల్ల సో, అంత మీరు ఒత్తిడిని తీసుకో‌లే తీసుకోట్లేదు. హ్యాండిల్ చేసేసుకుంటున్నారు నవ్వుతూనే. మీలో మీరే, ఇంటికి వెళ్ళాక కుటుంబంతో టైం స్పెండ్ జేయటం కానీ మంచిగా తినేసి. మరీ కొంతమందికేంటంటే, చదువు స్ట్రెస్ ఇలాంటివుంటూ ఉంటాయి గదా! ఇలాంటి టైంలో కొంచెం బాగా పడుకుంటే కానీ, లేకపోతే మెడిటేషన్ చేయడం వల్ల ఇలాంటి ఒత్తిడి తగ్గుతుంది అంటారు గదా! ఇవేమైనా ఎప్పుడైనా చేశారా?
హ్మ్. హుహు. అవును. అవును. అవునవును. హుహు. అవును. హ్మ్. అవును. హ్మ్. అవును. అసలు నాకు టైం దొరకదండి అసల. ఆహ్, మ్యాక్సిమమ్. నేను 10థ్ చదివేటప్పుడు అయితే గనుక ఆహ్, కొంచెం చదువు పరంగా మనకి 10థ్ క్లాస్ అప్పుడే కదా! మనకి కొంచెం బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి స్టార్టయ్యేది. సో, అప్పుడు కొంచెం మేడమ్‌స్ ప్రెషర్ ఉండేది అన్నమాట. కొంచెం చదవాలి, చదవాలి చదివితేనే మీరు పాసవుతారు. సో, ఇన్ ఇదొక టెన్షన్ ఉండేది. సో, ఇంటికి రావడం కూడా, ఇంక ఏమి టీవీ బెట్టుకోకుండా లేదంటే స్నానం చేసేసి జస్ట్ స్నానం చేసేసి మళ్ళీ రూమ్‌లోకొచ్చి చదువుకోవడం. ఇదే పని జేసేవాళ్ళం. ఎక్కడ ఫెయిల్ అయిపోతా‌మో అని చెప్పేసేసి. ఆహ్, ఆ! అదొక ఒత్తిడుండేది అంతే. ఆ తరువాత మళ్ళి ఇంటర్ నేను ఓపెన్ గానే రాసాను. ఇంకా డిగ్రీ ఇప్పుడు ప్రెజెంట్ ఓపెన్ గానే తీసుకుంటున్నానన్నమాట సెకండ్ ఇయర్ అయితే. ఆ! సో
హ్మ్. అవును. అవును. ఖచ్చితంగా. అవును. అవును. ఖచ్చితంగా. అవును. అవును. మరీ మీరన్నారు గదా! 10థ్‌లో అలా ప్రెషరుండేది అని చెప్పి. అది హ్యాండిల్ చేసుకోడానికి ఏమైనా ట్రిప్స్ టిప్స్ లాంటివి ఏమైనా వాడారా? ట్రిక్స్ గాని?
హ్మ్. హ్మ్. అంటే, ఆ టైంలో ట్రిప్స్ అంటే టిక్స్ ఆహ్, టిప్స్ అంటే ఏం లేవండి. నార్మల్‌గానే ఏంటంటే భయపడేవాళ్ళం కొంచెం టీచర్స్‌కి. ఓకే, ఇక్కడ కొడతారేమో అంటే ఓకే, చదవాలి చదవపోతే అందరి ముందు హ్మ్, అంటే బ్యాడ్ అయిపోతామేమో. అందరికి మార్క్స్ వచ్చి మనకు రాకపోతే ఒకలా ఉంటుంది గదా! అదొక డిఫరెంట్ ఫీలుంటుంది మళ్ళీ. సో, దానికోసమైనా సరే
హ్మ్. అవును. హ్మ్. అంటే, ఒక స్ట్రాంగ్‌గా ఉండాలి. నేను భయపడకూడదు, స్ట్రాంగ్‌గా ఫేస్ చేయాలి అన్నట్టుగా మీకు మీరు చెప్పుకునేవాళ్ళా?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఆ! అవును. సో, మ్యాక్సిమమ్ ఏదైనా ఒత్తిడి వస్తే గనుక అండి, ఏం లేదు చేసేది ఉన్నదాన్ని కొంచెం తగ్గించేసుకోవాలి.
హ్మ్. అవును. ఖచ్చితంగా.
అది తగ్గించుకోవడానికీ మార్గమేంటంటే, నేనైతే కొంచెం ఐస్‌క్రీము, కేకు తింటూ ఉంటా చల్లగా. నా బాడీ‌కు ఏ హె బాగా
అబ్బా! ఫుడ్డు వల్ల గూడా ఒత్తిడి తగ్గుతుంది. నిజ్జంగా అదైతే.
ఆ! బా ఆ! బాగా నా హీటెక్కువయిపోతే ఇంక నా హెడ్డ్, వెళ్ళిపోతాను. బేకరీకెళ్ళిపోయి, ఆహ్, <smacks lips> ఆహ్ ఎగ్ పఫ్ గానీ, లేదంటే కేకు, నాకు నచ్చిందనుకోండి, నాకు ఆహ్, నాకు ఆహ్, అక్కడ నాకూ బ్లాక్ ఫారెస్టంటే ఇష్టమనమాట. సో, ఆ ఫ్లేవర్ కనక డెఫినెట్లీ ఉంటే అది తీసుకుంటాను. లేదంటే, ఒక ఐస్‌క్రీమ్ గొనుక్కొని, ఒక ఎగ్ పఫ్ తిని, ఒక ఐస్‌క్రీమ్ దిని ఒచ్చేస్తాననమాట. కొంచం కూలయిపోయిద్ది నాకు.
హుహు. హ్మ్. ఓకే. ఫుడ్డు కూడా ఒక రకమైన ఎమోషనే అండి. నిజ్జంగా. ఎంత తింటే మనము ఎన్ ఎంత న్ ఏ ఏది నచ్చింది తింటే, అంత మనశ్శాంతిగా ఉంటావంట మనము. హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. నిజంగానే. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. నిజంగానే అండి. మనశ్శాంతి అంటే, ఇక్కడ మ నిజంగానే మనశ్శాంతనె చెప్పచ్చు. ఆహ్, అంటే వేరే నాకు ఫుడ్ తినేటప్పుడే అండి వేరేగా వేరే ఆలోచన వెళ్ళదనమాట, ఫుడ్ తినేటప్పుడు మాత్రమే. అన్నిటిలో కొంచెం, కొంచెం
ఓకే. అంటే, ఏదేదైనా ప్రెజరు, ఒత్తిడి అలా ఉన్నా సరే, తిన్నంత సేపు, తింటున్నంత సేపు ప్రశాంతంగా ఉంటారనమాట.
హ్మ్, హ్మ్. ప్రశాంతంగా ఉండిద్ది. తిన్నంత సేపు ఫోన్ గూడా జూడను నేను కనీసం తినేంత సేపు. ఫోన్ గూడా పక్కన పెట్టేస్తా. ఆ అన్నాన్ని ఆస్వాదిచ్చుకుంటూ, ఆ కర్రీని కలుపుకొని, గ్రేవీని ఆస్వాదిచ్చుకుంటూ అంటే, ఫుడ్డు ఫుడ్ కోమాలోకెళ్ళిపోతాననమాట నేనైతే. నాకంతిష్టం ఫుడ్డంటే. మెయిన్‌గా ఫుడ్డంటే ఇష్టం. ఆ!
ఓకే. హ్మ్. ఓకే. ఫుడ్డు వల్ల కూడా ఒక రకంగా ఒత్తిడిని గూడా తగ్గిచ్చేసేయచ్చు అంటారు, బాగా తినటం వల్ల.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. నిజంగా. మెయిన్‌గా ఒక ఫుడ్డొకటి అండ్, ఒకా డైవ కన్వర్టయిపోవాలి వెంటనే. అది జరిగింది గదా అని జెప్పి పట్టుకొనీ వేలాడుతూ ఉండగూడదనమాట. కన్వర్టయిపోవాలి.
అవును. నిజంగా. హ్మ్. అంటే, మనలిని మనం డిస్ట్రాక్ట్ జేసుకోవాలి. ఏవన్నా ఫోన్‌లు చూసుకుంటూ, షోస్, మూవీస్ అట్లా. హ్మ్.
హ్మ్. హ్మ్. ఆ! అవును. అవును. అవును. ఆ! కొంచుం ఫ్యామిలీతో స్పెండ్ చెయ్యచ్చు. సో లేదంటే, ఏదన్నా గేమాడుకోవచ్చు, లేదా చిన్న పిల్లలతో ఆడినా, ఆ స్ట్రెస్ లెవెల్సనేవి తగ్గిపోతాయి వెంటనే. హ్మ్.
అవును. హ్మ్. నిజ్జంగా. అవును. నిజంగా అండి. చాలా బాగా చెప్పారు. అంటే, ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎలా దాన్ని ఎలా గుర్తిచ్చాలి, ఎలా హ్యాండిల్ జెయ్యాలి అని జెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మీరు అంటే, అంత స్ట్రెస్సులో వర్కు చేస్తూ, ఓపెన్ స్టడీ చేస్తూ కూడా, వర్క్ చేస్తూ, అందరితో నవ్వుతూ మాట్లాడాలి. అది ఎంత స్ట్రెస్సో, కానీ దాన్ని మంచిగా హ్యాండిల్ జేసి, సిచ్యువేషన్ అర్థం చేసుకొని, ఇంకా కొనసాగారు గదా! చాలా మంచిదండి. చాలా బా చెప్పారు. తప్పకుండా మళ్ళీ మాట్లాడుకుందాము. ధన్యవాదాలు.
హ్మ్. అవును. అవును. అవును. నాకు గూడా అండి, మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇటువంటి విషయాలు మీతో పంచుకోవడం గూడా, నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.